మీ జీవితంలో పని చేసేటప్పుడు కానియండి, చదువుకునేటప్పుడు కానియండి ఇలాగా స్ట్రెస్, బర్నౌటూ ఇలాగ అయిపోయినప్పుడూ మీరేం చేసేవారు?
నాకు చిన్నప్పుడి నుంచి కూడా అంటే మనకు చిన్నప్పుడు అది స్ట్రెస్సని తెలీదు గదా! నార్మల్‌గా ఏంటో కొంచెం తలకాయ నొప్పిగా ఉంది. లేదా నీరసంగా ఉందని అలా అనుకునేవాళ్ళం. అప్పట్లో తెలిసేది గాదు. అప్పుడు ఒకవేళ చిన్నప్పుడు స్కూలు నుం
హుహు. అవును. హుహు. ఎందుకొచ్చేదీ? ఎందుకొచ్చేది మీకు తలనొప్పి? చిన్నప్పుడు?
మా స్కూల్లో ఎక్కువసేపు చదువుతా ఉండేవాళ్ళమండి పొద్దున్నించి. మా స్కూలెప్పుడనుకున్నారు ఆహ్, 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు బాగా గుర్తు మార్నింగ్ 6కి యెళ్ళేవాళ్ళంనమాట ఉదయాన్నే. మళ్ళీ నైటొచ్చేది 10కే ఇంటికి. ఈ మధ్యలో ఒక్కసారి తింటానికి వచ్చేవాళ్ళమనమాట, 4 గంటలకి. సాయంత్రం 4 గంటలకొచ్చి ఏదో ఒకటి తినేసి యెళ్ళేవాళ్ళం.
అవునా? హ్మ్. వామ్మో! హుహు. ఏం చదివిపిచ్చారు అంత సేటు మిమ్మల్ని?
హ్మ్. మా సారేంటంటే మ్యాథ్స్ చెప్పే సారు వేరే కాలేజీలో లెక్చరనమాట. ఆయన్ని ఖా ఆయనకి ఖాళీ సమయంలో మాకొచ్చి మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. ఆయనకెప్పుడు కుదిరేది? ఉదయాన 6 కాడ్నుంచి, 9 దాకా 9కి ఆయన మళ్ళీ కాలేజ్‌కెళ్ళిపోయేవాళ్ళు. అయితే, ఆయన ఫ్రీగా ఉన్న టైంలో మాకొచ్చేవోళ్ళు గదా! క
హుహు. అబ్బో! హుహు. అబ్బా! ఆయన్ని పార్ట్ టైమ్‌గా తీసుకొచ్చి ఆయన ఫ్రీగా ఉన్న టైంలో మీ అందరికీ క్లాసులు చెప్పించారనమాట. బా చెప్తారాయనా?
ఆ! మాకు ఫుల్‌గా ఆ! చాలా బా జెప్తారండి. ఎక్సలెంట్ బా జెప్తారనమాట. అయితే ఈ 6-9 యెళ్ళేవాళ్ళం గదా! ఒక సరిగ్గా టిఫిన్ తినేవాళ్ళం కాదు. వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒక క్లాస్ స్టార్టయిపోయేది. ఇగ తలకాయ నెప్పి పుడుతా ఉండేది.
అవునా? హుహు. హ్మ్. అంటే ఇప్పుడు మరి 6కి రమ్మని చెప్పినప్పుడు స్కూల్లో వాళ్ళు టిఫినులు తింటానికి బ్రేక్ ఆ టైం ఇవ్వాలి కదా! మరి ఇవ్వలేదా?
హ్మ్. 9కి ఇస్తారు. 9కి ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఆహ్, బాక్స్ తెచ్చుకోండి ఆహ్, లేకపోతే ఇక్కడ కొనుక్కొని తినేసేయండి అంటారు. 9కి ఇంటికి పంపియరనమాట. ఒకవేళ ఇంటికి పంపిచ్చారనుకోండి ఒక 10 నిమిషాలు అలా కొద్దిగా రెస్ట్ తీసుకొని రావడం ఏదో ఒకటుండిద్ది. అంత స్ట్రెస్సనేది ఫీలయ్యేవాళ్ళం గాదు.
ఆ! హుహు. ఇంటికెందుకు పంపిస్తారు ఒక్కసారి స్కూలుకొచ్చిన తర్వాత?
ఆ! 9కి స్కూలుకెళ్ళేవాళ్ళము. మధ్యాహ్నం 4 దాకా అదే సాయంత్రం 4 దాకా అలాగే ఉండేవాళ్ళం. ఇక 4 గంటలకి ఇంటికైతే వచ్చేవాళ్ళం. ఏదన్నా తినేసి మళ్ళీ యెళ్ళాలి. ట్యూషన్ సాయంత్రం 10 దాకా.
హ్మ్. హ్మ్. హుహు.
ఇంక జూసుకోండి, సాయంత్ర ఆ! రాత్రి 10 దాకా అనమాట మాకు ట్యూషను. ఇక మొత్తం అక్కడే.
10 దాకా. ఓహ్ మై గుడ్‌నెస్. ఎలాగసలకి ఇదంతా కూడాను 10థ్ క్లాస్ కోసమా ఇదంతా కూడాను మీరు?
ఓన్లీ 10థ్ క్లాస్ కోసమే. అదేమంటే ఇక్కడుండే బేసిక్స్ ఇంటర్మీడియేట్‌లో బాగా ఉపయోగపడతాయి. ఆహ్, మీరేం కంగారుపడద్దు అది, ఇదిని చెప్పేవాళ్ళు. ఇంక మేము అలాగే వెళ్ళేవాళ్ళం. కానీ ఇంత
ఆ! ఆ! మరి మీ ఇంట్లో వాళ్ళు కానియండి, మీ తాతయ్య కానియండి ఇలాగ ఎవ్వరు కూడా ఏం అనలేదా?
ఎందుకనేవాళ్ళు కాదు. మా ఇంట్లో మా నాన్నమ్మ, తాతయ ఇద్దరూ ఉండేవాళ్ళు నిజంగానే. మా తాతగారు ఏంటి అంటే మా తాతగారు ఏంటంటే, ఇంతంత సేపు చదివితే, అసలు అది కరెక్ట్ కాదు. ఊరికే పిల్లలకి నీరసలొచ్చేస్తాయి. ఆరోగ్యాలు పాడవుతాయని చెప్తూనే ఉండేవాళ్ళు. కానీ ఒక్కళ్ళ కోసం, ఇద్దరి కోసం టీచర్లు ఎందుకింటారు?
ఆహా! ఉన్నారైతే. ఓకే. హ్మ్. అ ఆ! అది. హ్మ్.
ఆ! ఇంకా మాకేంటంటే, అంతసేపు చదివి, చదివి కళ్ళు లోపలికెళ్ళిపోయి అసలు స్ట్రెస్ విపరీతంగా, తలకాయ నొప్పొచ్చేసేది.
ఉహూ. కాదు ఆ! మీ తాతగారు చెప్పింది కూడా నిజమే గదా మరి! <sniffs> అంతంత సేపు చదివితే ఇట్లాంటియే ఒస్తా ఉంటాయి. కళ్ళ కయినొప్పులు, కళ్ళు లోపలికి ఎళ్ళిపోవటాలు, గుంట కళ్ళు పట్టాలు. హ్మ్.
హ్మ్. <smacks lips> అవును. మరి ఆహ్ కాలేజీ‌లో మాస్టరు ఉండే టైంకి మనం ఎళ్ళాలి కాబట్టి, ఖచ్చితంగా వెళ్ళక తప్పేది కాదు. సరే రేత్రిపూటన్నా
హ్మ్. మరి ఆ! అహా! అలా కాదు కదా! అంటే ఇప్పుడు, పాఠశాలలో టైమింగ్సనేయుంటాయి కదా! ఖచ్చితంగాను. మీకు ఆ టైమింగ్ స్టార్టవ్వక ముుందులే పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేసేస్తున్నారిక్కడ. ఆరెండు గంటలకండే.
హ్మ్. హ్మ్. టైమింగ్ స్టా అంటే ఇంకప్పుడే ప్రతి సంవత్సరం పదో తరగతొళ్ళకి అదే టైమింగ్స్. కాబట్టి, మాకు మా బ్యాచ్‌కి కొత్తగా పెట్టిన రూలయితే కాదు. ఎప్పడినుంచో ఉంది. అలాగేళ్ళే వాళ్ళం. ఇంక అప్పుడేం జేసేదాన్ని, అంత కొంచెం నీరసం ఒచ్చి, స్ట్రెస్ ఒచ్చి, అలాంటప్పుడు మజ్జిగ రసం తాగడము. మజ్జిగ రసం తగడం. మా నాన్నమ్మ ఉండేవాళ్ళుగా. మజ్జిగ రసం ఇచ్చేవాళ్ళనమాట. లేదు ఇంక సెలవు రోజులు, ఆదివారం మాత్రం సెలవిచ్చేసేవాళ్ళండి. ఇంతంత సమయం పెట్టేవాళ్ళు గద రోజంతా. ఆదివారం
పదో తరగతి అంటే అదోనా హుహు. హ్మ్. ఏం జేసేదేవాళ్ళు? అవునా? హ్మ్. హుహు. ఆదివారం పూట ఒంటిపూట బళ్ళు కూడా పెట్టలేదా మీకు?
ఏం లేదు. లాస్ట్ పరీక్షలప్పుడు ఒక ఆహ్, 2 నెలలు ముందనుకోంట, పెట్టారనమాట ఆదివారం అంతే. మిగతా అప్పుడంతా చక్కగా ఒదిలేసేవాళ్ళు. అలాంటప్పుడు మేమైతే చూసుకోండి బొమ్మలు గీసుకోడాలు, లేకపోతే రంగులు రాట్నాలని ఒచ్చేయి ఇంటి దెగ్గరికి. ఎక్కడ పెడతారా? ఏ ఆ! ఏ సండు దెగ్గర పెడతారా? అని ఎళ్ళి ప్రతి ఆదివారం ఆ రంగులు రాట్నం ఎక్కొచ్చేవాళ్ళమనమాట. కొంచెం ప్రశాంతంగా ఉండేది మనసుకి ఈ స్ట్రెస్ అది లేకుండా. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. హ్మ్.
హుహు. హ్మ్. అవును. అవును. చిన్నప్పుడొచ్చేయ్యి. కాదు. ఈ రంగులు రాట్నంకి, <sniffs> రంగులు రాట్నంకి ఏవేం ఇచ్చారు? పాత పుస్తకాలిచ్చారా? లాకపోతే డబ్బులిచ్చేవొళ్ళా?
ఖచ్చితంగా అసలు డబ్బులునేది లేదండి. పాత పుస్తకాలుంటానే ఉంటయి గదా! మా నాన్నమ్మయితే న్యూస్ పేపర్‌లిచ్చేవాళ్ళనమాట. అవి గూడా తీసుకునేవాళ్ళులే. ఇంకా అవి ఇచ్చి, అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. 10థ్ క్లాస్ దాకా బానే ఉంది. ఇంటర్మీడియేట్‌కొచ్చాక. అసలా అప్పుడు అసలైనా ఇది స్ట్రెస్ అని తెలిసింది నాకు ఇంటర్మీడియట్‌కొచ్చాకే అనమాట. ఏంటంటే ఇంటర్మీడియేట్‌కొచ్చేదాకా నార్మల్‌గా అన్ని సబ్జెక్ట్స్ కామనే. ఇంకా కొంచెం జెప్పాలంటే సోషలు, హిందీ, సైన్స్ ఇలాంటియి ఏమి లేవు బయాలజీ లాంటియి. ఇంక ఈజీయే కదా!
ఆహా! హ్మ్. హుహు. ఎందుకని ఎందుకని ఇంటర్మీడియేట్‌లో? హుహు. హ్మ్. మరీ ఈజీగానే ఉన్నట్టు గదా మరి!
ఆ! కానీ ఎక్కడంటే చిక్కు ఎంసెట్ ఉంది కదా, ఇంటర్మీడియేట్‌లో.
హ్మ్. హ్మ్.
ఆ! ఎంసెటేంటంటే 2 సంవత్సరాలది కలిపి రాయాలంట. నాకేమో అస్సల నా వల్ల అయ్యేది కాదు. 2 సంవత్సరాల సబ్జెక్ట్ గుర్తుంచుకోలేకపోయేదాన్ని. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడే భయపడేదాన్ని. వామ్మో! ఎంసెట్ రాయాలి ఎలా? అనిక అప్పటి నుంచి ఆందోళనతో అలా ఇలా స్ట్రెస్.
హుహు. కాదండి. ఫస్ట్ ఇయరెగ్జాము, ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పటి కానుంచే మీకు ఎంసెట్ ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టేసారేంటి మీకు కాలేజ్‌లో? అవునా?
ఆ! అన్ని కాలేజెస్‌లో అలాగే ఉండేది మా అప్పుడు ప్రతి ఒక్క కాలేజ్‌లో ఎంసెట్ ఒక 20%, కంప్లీట్‌గా చెప్పేవాళ్ళు కాదు. ట్వెంటీ పర్సెంట్, సిలబస్ అయిపోయేది ప్రతి సబ్జెక్ట్‌లో. అలా సెకండ్ ఇయర్‌లో కూడా మొత్తం ఆగొట్టేసేవాళ్ళు.
అబ్బో! వాప్. ట్వెంటీ పర్సెంట్, హుహు. హ్మ్. ఇప్పుడు ఇదీ ఇంటర్మీడియేటనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండేది?
మాకు మార్నింగ్ 9 నుంచి 4:30 వరకు. ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యేది.
మార్నింగ్ 9 నుంచి ఫోర్ థర్టీ వరకు. మంచి టైమింగే గదా!
ఆ! కానీ ఎక్కువ ఇంటికొచ్చినాక కూడా కష్టపడాల్సొచ్చేది. ఎంసెట్ వల్లగానీ మే నేనేంటి కొంచెం బా చదివేదాన్ని 10థ్ క్లాస్‌లో జేఈఈ మెయిన్సేఏసారనమాట మా ఓళ్ళు, మా మమ్మీ వాళ్ళు. ఆ! జెఈఈ మెయిన్సుంటదండి.
అబ్బ! ఆ! ఆచి అహా! కాదు ఇందాకడ అడగడం మర్చిపోయానిప్పుడు అంతసేపు చదివారు గదా! బాగా 10థ్ క్లాస్‌లో ఎంతొచ్చిందేంటి?
హ్మ్. నాకు 92 పర్సంట్ ఒచ్చిందిలెండి 9.2 మరది పర్సంటేజ్‌లో ఎంతో నాకు ఇప్పుడికి గూడా తెలీదు. అందరికి 92 అని జెప్పుకుంటాననమాట.
ఆ! ఇదో మ్యాజిక్, ఇదో మ్యాజిక్కు. 92 పర్సంటేజ్ కాదది. 9.2 సీజీపీఏ కన్వర్ట్ చేసుకుంటే పర్సంటేజ్‌లో నీకు ఎయిటీ ఫైవో సంథింగ్ ఎంతో వస్తది.
ఆ! సీజీ అవునవును. ఆ! ఏమోలెండి. నేను 92 అని జెప్పేసుకుంటాను. బావుంది గదా! చక్కగా రౌండ్ ఫిగర్‌గా అన్నట్టు వ ఎలాగో నమ్మేస్తారు. ఎందుకంటే, 9.2 కనపడుతుంది కదా! అందరికీ. అదనమాట. అయితే ఇంకీ జేఈఈ మెయిన్స్‌కి ఇంటికొచ్చాక చాలా కష్టపడాల్సొచ్చేది. ఇంకెక్కడ ఫ్రీ టైమ్ ఉండేది అప్పుడు గూడా స్ట్రెస్సే. కానీ, అప్పుడేంటంటే నా స్ట్రెస్ బస్టర్ అంటారు గదా! ఏదో ఒకటి జేస్తే కొంచెం తగ్గిద్ది. నాకలా కాఫీ. అలా కాఫీకి బాగా అడిక్ట్ అయిపోయాను. బాగా అండి. ఇంకా
ఆ! అయ్యయ్యో! హ్మ్. హుహు. హ్మ్. కాఫీ అలవాటయిపోయిందా మీకు? హ్మ్. పంచదారేసుకుంటారా? పంచదార ఏసుకోకుండా తాగుతారా?
అమ్మో! పంచదారేసుకోకుండా నా వల్లయితే గాదు. ఖచ్చితంగా పంచదారేసుకుంటా.
హ్మ్. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు మరి? లైట్‌ గానా? స్ట్రాంగ్‌ గానా?
స్ట్రాంగ్ గానే. అసలు ఫస్ట్ ఫస్ట్ కూడా మా అమ్మ స్ట్రాంగ్‌ గానే ఇచ్చారు. ఇక అదే అలవాటయిపోయింది. ఎప్పుడన్నా ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు లైట్‌గా తాగాలన్నా కానీ నాకు భయం. అమ్మో! ఏవన్నా ఆహ్, కడుపులో పాడయిద్దేమో అలవాటు లేదు గదా! ఇంత లైట్‌గా తాగడం అన్నట్టుగా అనిపిస్తదనమాట. ఎప్పుడు స్ట్రాంగ్ గానే తాగుతా. నాకు చాలా రిలాక్స్‌గా గూడా అనిపిచ్చేది. ఆహ్, కొంచెం ఏదన్నా స్ట్రెస్ అయినప్పుడు, ఎగ్జామ్స్ టెన్షను, లేపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా అన్నప్పుడు ఖచ్చితంగా కాఫీ తాగేదాన్ని. కొద్దిగా రిలాక్స్‌గా అనిపిచ్చేదనమాట.
హుహు. హ్మ్. హ్మ్. అవును. హుహు. అంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ టెన్షన్ అన్నప్పుడు మీకూ ప్రతి వారం గూడాను ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళా?
హ్మ్. ఆ! వీకెండ్ ఎగ్జామ్. ప్రతి వారం వీకెండ్ ఎగ్జామ్ అండి. నానైతే ఎన్ని శనివారాలు, ఎన్ని శనివారాలంటే ప్రతి శనివారం ఎగ్జామ్. ఆదివారం అసలు కాలేజుండదు. అసలు ఎప్పుడూ లేదు. ఆ! నాకు తెలిసినంతవరకు ఇంటర్మీడియేట్ 2 సంవత్సరాలలో
అవునా? హుహు. మరి ఆదివారం పూట? అవునా? ఇది ఇంటర్మీడియట్ మీరు బయట ఊరికెళ్లి చదివారా? లాకపోతే మీ ఊర్లోనే కాలేజీలో చదివేసారా?
లేదు. లేదు. మా మాకే లోకలే అండి. ఆహ్, డే స్కాలర్స్‌లాగా అంటే రోజు ఎళ్లి
ఆహా! ఇక్కడైతే మీరు కొంచెం సేవయిపోయినట్టే ఇక్కడ మరి.
ఖచ్చితంగా. ఎందుకంటే, జర్నీ అనేది కాస్త తగ్గింది కదా! మా అమ్మోళ్లు అదే ఆలోచిచ్చారు. ఇప్పటినుంచే కాస్త స్ట్రెసెందుకు తలకాయనొప్పులొస్తాయి. ఆ జర్నీ చేసి చేసి. ఒకసారి బస్ పడదు. వాంతులవడం. అట్లేమన్నా అయిద్ది అని. ఇంజినీరింగ్ అంటే, మాకెక్కడ లేదనమాట మా ఊళ్లో. ఇంగ ఖచ్చితంగా వేరే ఊరెళ్లాల్సిందే. ఓ అన్నట్టుగా
హ్మ్. హ్మ్. హుహు. అవును. అదే కదా! అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు జేఈఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యారు గదా! కొట్టేసుంటారులే నాకు తెలిసి 92% గదా ఎంతైనా గానీ.
హ్మ్. ఏం కాదండి. అసలు జేఈఈ మెయిన్స్ రాయను కూడా రాయలేదు నేను. ఎటెంప్ట్ జేయడానికెళ్లి, చాలా దూరం. <giggles> ఏంటండీ, చాలా దూరం పడిందండి. మా డాడీకేమో అంతగా తెలీదనమాట. ఆ ఊరు గానీ, ఏదీ. ఎప్పుడు ఎక్కడికి ఎళ్లలేదు. మా తమ్ముడు అప్పదడికి చిన్నోడు. సరే, ఒద్దులే ఇంక అని జెప్పి నేను డ్రాపయిపోయాను. ఎంసెట్ రాశాను కానీ
ఇదేంటి జేఈఈ మెయిన్స్ రాయకపోవడం ఏంది అసలకి? ఆ! ఆహా! ఆ! మరి అంతసేటు కష్టపడ్డారుగా! ఇంటికొచ్చిన తర్వాత స్ట్రెసేసుకొని కాఫీలు తాగి.
సరే, ఎంసెట్‌కి ఎంసెట్ కన్నా ఉపయోగపడిద్దేమో అనుకున్నా. ఎంసెట్‌లో గూడా నాకు అస్సలు ఉపయోగపడలేదు.
అవునా? ఎందుకనీ ఎంసెట్ ఎప్పుడు రాయలేద ఏంటి? ఈసారి ఎక్కడ పడింది?
రాలేదు. ఎంసెట్‌లో కూడా ర్యాంక్ రాలే. రాశాను, రాశాను. ఎంసేట్ నాకు మా ఊరికి కొంచెం దూరంలో పడింది. అయినా మా డాడీ తీసుకెళ్లారు. ఖచ్చితంగా రాయకపోతే ఇంజినీరింగ్ సీట్ రాదు కదా! అదో భయం నాకు మళ్లీ. ఎల్లా, ఎలాగోల
హ్మ్. ఆ! అవును. హుహు. ఇంజినీరింగే చేయాలని ఫిక్స్ అయిపోయారైతే.
అప్పట్లో ఇంజినీరింగ్ అంటే అసలే క్రేజ్ ఉండేదండి బాబు. ఖచ్చితంగా ఎంసెట్ రాయాల, ఇంజినీరింగ్ చేయాలి. ఇదే టార్గెట్ అందరికీ కూడా.
హ్మ్. హ్మ్. చె హ్మ్.
నేనైతే ఎంసెట్ రాశాను. క్వాలిఫై అవ్వలేదు. ఒక్క మార్కులో పోయిందండి నాది. ఎందుకలా జరిగిందో కూడా నాకిప్పటికీ కూడా అర్థం కాదు.
సరే, ఏమైంది? ఎంసెట్ ఇంతకీ? అస్సలా కాదు. నాకో విషయం, <laughs> ఏమనాలసలకిక్కడ! ఏమనాలి? క్వాలిఫై అవ్వలేదా? హ్మ్.
<chuckles> మీరు నవ్వకండి. ఏంటో మరి? నాకు మళ్లీ ఇంటర్మీడియట్‌లో కూడా 1000కి 947 వచ్చాయి.
కాదు, ఇక్కడ కాదు. అంత కష్టపడ్డారు కదా! మీరు 92% పర్సంటేజ్ బా చదువుతారు మీరు. ఆహ్, అలాగా ఒక్కసారిగా ఇది ఎంసెట్ క్వాలిఫై అవ్వలేదు, జేఈఈ మెయిన్స్ రాలేదు అన్నప్పుడు మీ స్పందన ఎలా ఉంది? ఇంట్లో వాళ్లు ఎలా తీసుకున్నారు? అసలకి మీకు ఏమేం సజెషన్స్ ఇచ్చారు?
హ్మ్. హ్మ్. హ్మ్. అసల ఇంట్లో అందరూ అయితే నేను ఫస్ట్ ఒకలాంటి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అసలు అనుకోకుండా, తెలియకుండా ఎలా అంటే ఇక ఏడవడము, స్ట్రెస్ తీసుకోవడము, ఆహ్, బాగా హెల్త్ ఇష్యూ అవ్వడము, సెలైన్ పెట్టించుకోవడము, హాస్పిటలైజ్ అవ్వడము, ని ఎందుకంటే నాకు ఎంసెట్ అనేది ఎలా అంటే ఇంజినీరింగ్ చేయాలనేది ఒక కల కదా! ఇప్పుడు ఎంసెట్ రాకపోతే అప్పట్లో తెలీదు. ఒకవేళ ఎంసెట్ రాకపోయినా, ఇంజినీరింగ్ చేయొచ్చు. ఏదో ఎలాగోలా సీట్ కొనుక్కోవచ్చు. ఆహ్, ఏదైనా ఫ్రీ సీట్ తీసుకోవచ్చు. అట్లా అసలు ఏం తెలీదు. ఎంసెట్ రాస్తేనే ఇంజినీరింగ్‌కి ఎలిజిబుల్ ఏమో, అని భయమనమాట. సో
హుహు. హుహు. అయ్యయ్యో! హ్మ్. అయ్యో! అయ్యో! అయ్యో! ఎందుకండి ఇంతసేటు ఒక్క ఎంసెట్‌కే? హుహు. హ్మ్. అవునా? షయ్యో రామా! చాలా ఉన్నాయింకా అది కాకపోతే.
ఏమోనండి. అప్పట్లో తెలీదు. మా అమ్మకు కూడా అంత నాలెడ్జ్ లేదు. మా అమ్మ, నాన్నకి కూడా. ఇంక వాళ్లు కూడా భయపడ్డారనమాట. ఇప్పుడింత రేట్ ఎక్కువైపోతుందని, పిల్ల భయపడుతుంది. నిజంగానే అంత రేట్ అంటే మనం కట్టలేం కదా! అని వాళ్లు బాధపడ్డము
ఆ! అంటే ఆర్థిక పరిస్థితి బావుండేది కాదా ఏంటి ఇంట్లో?
ఆ! అది మెయిన్ ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఉంది వెనక ఆహ్, జేరిపించొచ్చు ఎక్కడన్నా అనుకుంటే నాకు కూడా అంత బాధ ఉండేది కాదు. ఇప్పుడు ఎలాగైనా ఫ్రీ సీట్ తెచ్చుకోవాలి. తల్లిదండ్రులకి కొంచెం సాయంగా ఉండాలి అన్న ఇదిలో ఉన్నదాన్ని, సడన్‌గా ఎంసెట్ ర్యాంక్ రాకపోవడము, నాకేమీ అర్థం కాలేదు. దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఏంటి అనేది కూడా. మా అమ్మ
హుహు. ఓకే. హుహు. సరే. బో అంటే ఇక్కడ చాలా బాధాకరంగానే ఉంది చెప్పిన విషయం కూడాను. కానీ, ఇక్కడ దానికి ఆవగింజంత అదృష్టం అనేది కూడా ఉండాలి ప్రతిదానికి కూడాను.
హ్మ్. నిజమండి. ఆ! నూటికి నూరు శాతం.
మనం ఎంత కష్టపడినా కానీ, ఆవగింజంత అదృష్టం అనేది ఉండాలన్నమాట.
అసలు ఆహ్, నిజంగా ఎ నాకైతే ఆహ్, చెప్పాలంటే, వాస్తవానికి అందరూ నా చెయ్యి చిలక జో జ్యోతిష్యం అంటారు కదా! అలా ఎక్కడికెళ్లినా చిలక జ్యోతిష్యం చెప్పించుకునే దాన్ని. వాళ్లనేవాళ్లు, "అమ్మా, నువ్వు గవర్నమెంట్ సొమ్ము బాగా తింటావమ్మా" అనేవాళ్లు. వాస్తవానికి ఏ ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్ నేను రాయలేదండి. ఇంకెక్కడ సొమ్ము తింటాను? ఎప్పుడుంటుందో అదృష్టం గానీ.
హ్మ్. హ్మ్. హుహు. అవునా? ఏమో! ఏ గూట్లో, ఏ రాయి దాచిపెట్టుందో, ఎవరికీ తెలుసు? ట్రై చేయండి. హ్మ్.
అవునవును. నిజమేనండి. అంతే ట్రై చేస్తూనే ఉంటా. అందుకనే, ఏది కొంచెం ఓకే, వద్దు, వదిలేద్దాము. ఇంకా దీనివల్ల అనేదేమీ ఉండదు. కొంచెం కష్టమైన దానివల్ల స్ట్రెస్ అనిపించినా, ముందుకెళ్లిపోతూ ఉంటా. ఆహ్, ట్రై చేస్తాననమాట.
అవును. హ్మ్. అంటే స్ట్రెస్ అన్నారు కాబట్టి, ఇక్కడ ఆహ్, బీటెక్ జాయిన్ అయ్యారా ఇప్పుడు మీరు?
హ్మ్? ఆ! జాయిన్ అయ్యాను. ఇంజినీరింగ్ నాది కలండి. ఖచ్చితంగా జాయిన్ అవుతాను. మాకు తెలిసిన వాళ్లు
అంటే ఏ బ్రాంచ్‌లో జాయిన్ అయ్యారు? సీఎస్‌సిగా?
సీఎస్‌సీ కాదండి. అందరూ సీఎస్‌సీ అనుకుంటారు. నాకు గనక ఎంసెట్‌లో వచ్చుంటే సీఎస్‌సీకేళ్లేదాన్ని. ఎంసెట్ రాక్ రాలేదు. సీఎస్‌సి
ఆ! హుహు. ఏ, ఇక్కడ నేను తెలిసి అన్నానో, తెలియక అన్నానో ఇది మాత్రం సీఎస్‌ఈ ఎల్లేవాడ్ని అని చెప్పేసి అని చెప్పేశారు ఇక్కడ.
హ్మ్. నిజంగానే అంటే ప్రతి ఒక్కళ్లకి అప్పట్లో కంప్యూటర్ ఇంజినీరింగ్ అంటే ఒక క్రేజ్ ఒక డిమాండుంది బాగా. మా అప్పుడు కూడా ఫుల్ అనమాట. చాలామంది సీఎస్‌సినే నా కూడా సీట్ రాక ఇక నేను ట్రిపుల్‌ఈకి ఎళ్లాననమాట. ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ సైడ్ జేశా. హ్మ్.
ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. ట్రిప్లీకెళ్లారు. ఓకే. ఆహా! హ్మ్. ఓకే. బావుంది చక్కగా ఉంది ట్రిపులీ అనేది.
ఎలక్ట్రికల్ సైడ్ కానీ ఏంటంటే ఎలక్ట్రికల్ సైడ్‌ మనకు తెలియక కూడానే చాలా స్ట్రెస్ ఉంటదండి. అది అంతా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అవన్నీ ఉంటాయి కదా! ఎక్కడ ఏది పట్టుకుంటే మాకైతే ఎక్కువ ప్రాక్టికలేం చేయించేవాళ్లు కాదు. ఆహ్, అంటే వైర్లు గానీ, ఏదీ కనెక్షన్ మా వల్ల కాదు అంటే ఒప్పుకునేవాళ్లు కాదనమాట టీచర్స్ అమ్మాయిలు ఇంక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ షాక్ కొడుతుంది.
హుహు! మరేం జేసావాళ్ళు దానికప్పుడు? హ్మ్. అంటే హై టెన్షన్ వైర్లు అలాంటివి ఉన్నాయా ఏంటి దాంట్లో?
ఆ! అంటే కొన్ని రోటర్స్, మోటర్స్ అట్లా ఉండేవన్నమాట. కొన్ని పార్ట్స్ దానివల్ల అలా ఉండేది. అప్పట్లో కూడా నాకు ఇట్లా కొంచెం భయము, స్ట్రెస్ అలా అనిపించినప్పుడు మొదలుపెట్టింది ఏంటి అంటే బొమ్మలు వేయడమనమాట. మనుషుల బొమ్మలు. ఆ!
హుహు. ఓకే. హ్మ్. బొమ్మలు వేయటం. హుహు. అంటే ఇప్పుడు ఆ స్ట్రెస్ నుంచి ఒచ్చేసరికి మళ్లీ ఇక్కడ బొమ్మలేయటం అనేది తీసుకున్నారు ఇప్పుడు. మనుషుల బొమ్మలు వేయటం కూడా నేర్చుకుంటున్నారనమాట.
హ్మ్. మనుషుల బొమ్మలు వేయడం. అంటే ఏ బొమ్మ అయినా గానీ కలర్స్ వేయడం అంటే నాకు వచ్చేయండీ.
హుహు. కరెక్ట్‌గోచ్చాయా మనుషుల బొమ్మలు? అంటే చాలామందికి మనుషుల బొమ్మలు ఏయటం అనేది అదొక ఇది. దాంట్లో రియాలిటీ అనేది రాదు. మీకొచ్చేదా రియాలిటీ అనేది?
అవును. ఖచ్చితంగా. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి వేసేదాననమాట. నాకు ఇష్టంగా మొదలుపెట్టాను కదా! నాకొక స్ట్రెస్ తగ్గించుకోవడానికి మొదలుపెట్టా కాబట్టి అది మంచిగా టర్న్‌అవుట్ అయిందనమాట. ఇంక నేను అప్పటినుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ కలర్స్ వేస్తూ అదలా కొనసాగుతూ వచ్చింది. మంచిగానే వేస్తా. ఏ బొమ్మైనా గానీ. కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉండేదండి నాకు. ఆ పాటలు వినుకుంటూ ఏదైనా మంచి పాటలు మెలోడీ సాంగ్స్ ఉంటాయి కదా!
హుహు. అవును. హ్మ్. పాటలు కూడా వింటారా స్ట్రెస్ రిలీఫ్ కోసం?
చాలా, ఎన్ని పాటలు, మంచి ప్లేలిస్ట్ ఉంటది. అంటే మెలోడీ సాంగ్స్ అని, లేకపోతే కొంచెం <smacks lips> బాగా ఎక్కువగా విన్నింది. రీసెంట్ టైమ్స్‌లో గానీ, అప్పట్లో బాగా ఎక్కువగా వింటా ఉండిందయితే 'ఆరెంజ్' మూవీలో రూబా రూబా సాంగ్ ఉంటది కదా! కొంచెం జోష్‌గా, ఎనర్జీగా అలా. లేదు అంటే ఇంక మెలోడీగా కావాలంటే 'ఏదేమైనా సఖ' సాంగుండిది. అది 'రజనీకాంత్' గారిది. చాలా బావుండేది. ప్రశాంతంగా ఉండేదండి. ఎలాంటి బాధయినా మర్చిపోయి, స్ట్రెస్ లేదు, కంగారు లేదు, ఏం లేదు. అలా వింటూ బొమ్మలు గీసుకుంటూ కూర్చుంటా.
హుహు. ఏమేముండేయి ఏంటి దాంట్లో? హుహు. అబ్బా! ఆహా! ఆ! హుహు! ఓకే. అలా వింటూ పాటలన్నీ కూడాను ఎంజాయ్ చేస్తా ఆ బీటెక్ మొత్తాన్ని గడిపేస్తారనమాట అలాగా. హ్మ్.
చాలా ఈజీగా.
ఆ! చాలా చక్కగా హ్మ్. <smacks lips> మీ 10థ్ క్లాస్ ప్రయాణం దగ్గర నుంచి, మీ బీటెక్ ప్రయాణం, సక్సెస్ స్టోరీ అనేది, మీకు స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా ఉంది? ఏంటి? అనేది మొత్తమంతా కూడాను చాలా చక్కగా వివరించారు. మీతోటి మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.